సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది, మనం మనమే అనుకోండి లేదా మన చుట్టుపక్కల వాళ్లు గానీ, ఏదైనా విషయానికి "వద్దు" అని చెప్పడం అంటే, "కాదు" అని చెప్పడానికి మొహమాటపడతారు. అలాగే ఎలా అని చెప్పేసి గజిబిజి పడిపోతూ ఉంటారు. "కాదు" అని చెప్పడానికి. అలాంటి సందర్భాలు మీకెప్పుడైనా తగిలాయా? అంటే మీరు "కాదు" అని చెప్పలేకపోయి మొహమాట పడ్డారా? లేదా నిజంగానే "కాదు" అని చెప్పేసి అందులోంచి బయటకొచ్చారా?
అవునండి. హ్మ్. అంటే, ఆహ్, ఎట్లా అంటే, స్టార్టింగ్ అయితే మొహమాట పడి చాలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానివల్ల నేను సఫర్ అయ్యింది కూడా చాలా ఉందన్నమాట. ఇంకా అట్లా అయితే వర్క్‌అవుట్ అవ్వదని ఈ మధ్య ఏం నేర్చుకున్నానంటే, ఏదన్నా అడుగుతుంటే నేను చేయలేకపోతే మొహం మీదే చెప్పేస్తున్నానన్నమాట. "నా వల్ల కాదు, నేను చెయ్యలేను" అంటే, ఇంకా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. ఒక ఏజొచ్చాక మనకి ఆ మైండ్‌ఫుల్‌నెస్ ఒస్తదేమోనని నా ఉద్దేశం అన్నమాట.
హుహు. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవునవును, నిజమే. అంటే, మనం అప్పటి వరకు ఒకలా ఉండి, తర్వాత పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాం కాబట్టి ఎప్పటికైనా <chuckles> జ్ఞానం రావచ్చు.
హ్మ్. అవును. ఒస్తదని అనుకుంటున్నా మనకి వన్స్ ఇప్పుడు
అంటే, మీకేదైనా ఇలాగా ఒకసారి అయ్యింది అన్నారు. ఆ సందర్భాన్నేమన్నా వివరించగలరా మీరు? అంటే, ఇలా జరిగింది. అప్పటినుంచే నేనిలా మారాను అని.
హ్మ్. అంటే, ఆ! అవును. <smacks lips> అంటే ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేనెట్లా పీపుల్ ప్లీజింగ్‌లాగా ఆహ్, అలా పెరిగే పెరిగాననమాట. అంటే ఆహ్, వాళ్లెక్కడ బాధపడతారో అని నాకు నచ్చకపోయినా అది నేను చేయడం జ జరిగింది. అంటే నేనిబ్బంది పడుకుంటా కూడా చాలా చేశాననమాట అట్లా. అదేంటంటే చిన్న చిన్నవే, అంటే ఎక్కువ కాదు. నాకిష్టం లేకపోయినా నేను చేయడం. ఇయన్నీ ఏంటంటే పెళ్లికి ముందు, తర్వాత
హుహు. హ్మ్. ఆహా! హ్మ్. హుహు. ఓకే. హ్మ్.
పెళ్లి తర్వాత అంటే ఆహ్, ఎలా అయిందంటే మేము జాయింట్ ఫ్యామిలీ.
హుహు.
ఆ! ఎలా అంటే అత్త గారు, మావ గారు, మావ గారి వాళ్ల ఆద ఫాదర్, మదర్ అంటే తాత గారు, అమ్మమ్మగా ఆహ్, మా హస్బాండు నేను, మా బావగారు, మా తోడికోడలు ఇట్లా పెద్ద ఫ్యామిలీ.
హ్మ్. హ్మ్. అవును. హుహు. హ్మ్.
సో, ఇట్ నేనేంటంటే ఆహ్, ఒక అంటే ఏమి ఎక్స్‌పెక్టేషన్‌తోనే వచ్చాను. అంటే ఇట్లా ఉంటదని నాకు తెలీదు. బేసికల్లీ ఆహ్, జాయింట్ ఫ్యామిలీ అంటే ఇట్లా ఉంటది, అంత అడ్జస్ట్ అవ్వాలి అట్లా తెలీదనమాట. బట్టు
హుహు. హ్మ్. ఓకే. మీకు దాని గురించంత ఐడియా లేదప్పట్లో.
ఐడియా లేదు. ఏదో పెళ్లంటే చేసేసుకున్నాం, వచ్చాం అన్నట్టు వచ్చాననమాట. ఆహ్, దా ఎట్లాంటే వచ్చిన ఆహ్, ఫస్ ఫస్ట్ డే అంటే ఆహ్, నా పెళ్లి ఎప్పుడంటే ఇట్లా సమ్మర్‌లో అయింది. తర్వాత ఆషాఢమొస్తది కదా!
హుహు. హ్మ్, హ్మ్. అవును, అవును.
ఆషాఢం అయిపోయి మళ్ళీ ఇట్లా వచ్చిన రోజు ఏంటంటే మా హస్బాండు మూవీకేళ్దాం అన్నాడు.
ఓహో! హ్మ్.
ఆ! అంటే అప్పుడే వచ్చాను ఫస్ట్ డే ఇంటికి. ఆహ్, మూవీకేళ్దాం అంటే నేను మామూలుగా మూవీకేళ్దామంటే ఆహ్, చెప్పేసి యేళ్తాం కదా! ఎట్లా ఇట్లా మూవీకి అన్నాడు అని, వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి నాతో ఇంట్లో మాట్లాడట్లేదు ఎవరు.
హ్మ్. హ్మ్. అవును, అవును. హ్మ్. అయ్యో! హ్మ్.
నాకసలు అంటే ఒక నిమిషం అర్థం కాలేదు నే ఏమైంది ఏం అంటే ఎవరు కాదు. మెయిన్‌గా మా అత్తగారన్నమాట.
హ్మ్. హ్మ్.
ఆ! మాట్లాడట్లేదు, అంటే అసలు అంటే ఏం రాంగ్ చేశానో నాకర్థం కాలే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను మాట్లాడిచ్చినా, "ఆ! ఊ!" అట్లా అనమాట.
హ్మ్. అంటే ఆవిడ దగ్గర నుంచి రెస్పాన్స్ రావట్లేదు సరిగ్గా. హ్మ్.
రావట్లేదు. నాకేమో అర్థం కావట్లేదు.
హ్మ్.
ఆ నెక్స్ట్ డే ఏంటంటే ఆ పక్కన ఇంకొక ఫ్లాట్ తీసుకున్నారన్నమాట.
ఆహా!
ఆహ్, అదేలా అంటే ఇప్పుడు ఆహ్, ఫుల్‌గా ఫ్యామిలీ ఉన్నది, మేము కపుల్లు, ఆ రూమ్‌లో ఉండకూడదని ఇంకో ఫ్లాట్ తీసుకున్నారు.
ఓహో! హ్మ్. హ్మ్.
సో దాని పూజ, అది ఉందన్నమాట. అప్పుడు కూడా మాట్లాడట్లేదు. నాకేం అర్థం గావట్లేదు, ఆవిడ అసలు ఎందుకు మాట్లా తరువాత అర్థమైంది ఏంటంటే, ఇంట్లో ఏం పనులు చేయకుండా మూవీకెళ్ళిపోయానని మాట్లాడలేదంట.
హ్మ్. హుహు. మరి. ఓహో! అంటే, ఈ విషయం మీరు ఎవరి ద్వారా తెలుసుకున్నారు? మీ అత్తగారే మీకు ర్
మా మామగారు
ఓహో! ఓకే. ఆ!
మామగారు మా హస్బెండ్ సో అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలోకి మనం ఎంటర్ అయ్యాం. ద వెరీ ఫస్ట్ డే <smacks lips> అట్లా ఉంటదని నాకు తెలీదు అసలు బేసికల్‌గా ఆ ఇంట్లో పనులు చెయ్యాలి. ఆహ్, అంటే, మూవీకి రమ్మన్నారు గదా! అని ఎల్ అది కూడా <giggles> తప్పేననేది తెలీదన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇంకా అప్పుడినుంచి ఎట్లా అంటే, చాలా చిన్న విషయాలు. అది ఎలా అంటే, మనం చెప్తే ఏంటి దీనికి గూడా ఉంటదా? అన్నట్టుంటదన్నమాట.
అవును. అవును. అవును. కొంతమంది అలానే ఉంటారులెండి. చాలా చిన్న చిన్న విషయాలకి హర్ట్ అయిపోవడం. ఎడ్జస్ట్ అవ్వలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. హ్మ్
అవును. ఆ! నేనేంటంటే ఫస్ట్ నుంచి పీపుల్ ప్లీజింగే గాని ఆహ్, ఈ ఏదైనా బాధొస్తే మటికి ఏడ్చేస్తాను. ఆపుకోలేను.
హ్మ్. హ్మ్.
ముందు కంట్లో నుంచి నీళ్ళోచ్చేస్తాయి. ఎవరి మీద ఏమి అనలేను. అట్లానే అరవను, ఏమి చేయను, ఏడ్చేస్తాను.
ఆ! హ్మ్. హ్మ్. సాధారణంగా ఇలా అవ్ అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకునే వాళ్ళందరూ ఇంత సెన్సిటివ్ గానే ఉంటారండి ఖచ్చితంగా <chuckles> వాళ్ళకి ఏడిపే ముందొస్తది. హ్మ్.
అవును. అసలు మా అసలు మాట కూడా రాదు. నాకు ఫస్ట్ ఏడుపొచ్చేస్తదన్నమాట.
హ్మ్.
తర్వాత తర్వాత ఇట్లా ఏంటంటే ప్రతి చిన్నది, ఇప్పుడు ఆహ్, ఎలా అంటే ఒక పండగొచ్చింది. నేను ఫస్టు వచ్చిన ఆహ్, కొత్తలోనే వినాయక చవితి.
హ్మ్. హ్మ్.
వినాయక చవితి ఒచ్చినప్పుడు రాతిరా 2 వరకు పిండి రుబ్బాలి. అట్లాంటి ఆహ్, వ పూతపిండని, పూర్ణాలని, పులిహోర, చింతపండుని ఇట్లా ఉండేదన్నమాట.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్.
అప్పుడు ఏంటి మా తోడికోడలు చాలా మంచిది.
హ్మ్. హ్మ్.
కాకపోతే తనకి చిన్న బాబు. సో, ఇప్పుడు పసిపిల్లాడిని ఒదిలేసి తను కిచెన్‌లోకి రాలేదు గదా!
ఓకే. అవును.
సో, ఇంక అప్పుడు కూడా అట్లా నైట్ 2 వరకు ఉండి, మళ్ళీ 2కి మళ్ళీ ఆవిడ దగ్గరే పడుకోమని చెప్పేది. మళ్ళీ ఒక గంటలో లేపేసింది.
హుహు.
3కే లేపేసి మళ్ళీ పనులని పనులు. అట్లా స్నానం చేసి రమ్మంది. అంతా అయిపోయి స్నానం చేసొచ్చి ఇట్లా మామూలుగా కూర్చోగానే "అట్లా పైన కూర్చోకూడదు, మళ్ళీ ఎళ్లి స్నానం చేసిరా."
హ్మ్. ఆహా! ఓకే. హ్మ్. హ్మ్.
<chuckles> ఇట్లా. అంటే ఇప్పుడు మనము ఒక 26 ఇయర్స్ ఆహ్, 27 ఇయర్స్ ఒక పద్ధతిలో పెరిగొచ్చాము.
హ్మ్, హ్మ్.
మనం మొత్తం అడ్జస్ట్ అవ్ ఇప్పుడు 90% అడ్జస్ట్ అవుతాం, 10% నా ఒపీనియన్ అంటే, నేను ఫేస్ చేసిన అట్ లీస్ట్ ఒక 10% అన్నా వాళ్ళు అడ్జస్ట్ అయితే బాగుండేమో అనిపించింది నాకు.
అవును. అంటే, ఇప్పుడు ఎలా ఉంటదంటే అంతే అండి. ఏదైనా అంతే. 2 చేతులు కలిస్తేనే చప్పట్లొస్తాయి. అలాగే ఆహ్, మనమేలా అడ్జస్ట్ అవుతామో అవతల వాళ్ళు కూడా అడ్జస్ట్ అయితే బావుంటుందని అనుకుంటాము. అలా అయితే గా అలా అయితే కూడా మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది బావుంటది. కానీ అందరూ మనలా ఉండరు కదా!
అవును. అవునవును. అంటే కంప్లీట్‌గా కాదు. ఒక పది శాతం అన్నా అయితే బావుండు అని అనిపించేదన్నమాట నాకు. ఇం ఇంకా తర్వాత ఎలా ఉందంటే మా హస్బాండ్ షిఫ్ట్ వచ్చేసరికి యూఎస్ షిఫ్ట్ 2-11
హ్మ్. అవును. అవును. మనలా ఉండరు. హుహు.
ఆహ్, 11కి బయలుదేరితే ఇంటికొచ్చేసరికి 12 అయ్యేది.
హ్మ్.
నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా! కపుల్ ఉండకూడదని ఇంకో ఫ్లాట్ తీసుకున్నారు అని. సో, ఎలా ఉండేదంటే నా రొటీను ఒక త్రీ ఇయర్స్, <giggles> మార్నింగ్ అంతా నేను 6 నుంచి అక్కడ ఉండాలి. ఓక్ హస్బాండ్ ట్వెల్వ్‌కొస్తాడు కదా! నైటు. 12 తర్వాత మళ్ళీ మేమా ఆ ఫ్లాట్‌కేళ్ళాలి.
అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> అవును. ఓహో! మీరు ఓన్లీ ఇంక పడుకోవడానికి ఆ ఫ్లాట్‌ని యూజ్ చేస్తున్నారు. హ్మ్.
పడుకోడానికి ఫ్లాట్ అంతే. ఒక 3 ఇయర్స్ అది ఎలా సఫర్ అయ్యానంటే నా హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిచ్చింది. <smacks lips> అంటే ఇప్పుడు 6 కల్లా రాకపోతే మళ్ళీ మాట్లాడేవాళ్ళు కాదు.
ఓహ్!
నా షిఫ్ట్ ఒచ్చేసరికి 11-8
అంటే ఇది చాలా కొంచెం దారుణమైన విషయమండి. అంటే మనిషితో మాట్లాడకుండా ఉండడం హ్మ్. హ్మ్.
అసలా ఎవరు నమ్మను కూడా నమ్మరు. ఆహ్, అట్లా మనం చెప్తుంటే ఇలాంటి సిట్యుయేషన్ కూడా ఫేస్ చేస్తారా అని అనిపిస్తదన్నమాట.
మరిలాంటి ఇలాంటి ఆహ్, విషయాల్లో నుంచి, ఇలాంటి బాధల్లో నుంచి మీరు ఎలా బయటపడ్డారు? అంటే మీరు ఫస్ట్ ఎవరితో ఇలా కాదు అని చెప్పారసలు?
అది నేను ఒక 3 ఇయర్స్, 2 1/2 ఇయర్స్ అయితే ఓపిక పట్టాను. అంటే నాకు ప్రతి చిన్నది నేను మా హస్బాండ్‌కయితే చెప్తాను. అంటే ఏదో కంప్లెయింట్ చేయాలని కాదు కానీ నాకు ఇంకా ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. మా మదర్‌కి హెల్త్ బాగోదు.
హ్మ్. అవు హుహు.
నేను చెప్పలేను.
హ్మ్.
ఇట్లా ఏడుపొచ్చేస్తది.
అవును. అవును. హ్మ్.
ఇంకా హస్బెండ్‍కే చెప్తాను. పాపం చాన్ తానైతే చాలా సపోర్టే చేసేవాడు. ఏ మాటకి ఆ మాట. వాళ్ళ మదర్‌కి చెప్పేవాడు గానీ. కంప్లీట్‌గా నేనేమి యేళ్లి పోట్లాడేసి అట్లా కాదు గాని. ఇంకా ఏం చెప్పుకోవాలో తెలియక అట్లా, అలా జాబ్ జాయిన్ అయ్యాను. 11-8 జాబ్ చేసేదాన్ని.
హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్.
కపోతే మీన్ వైల్ మార్నింగ్ 6 నుంచి ఆ 10 వరకు. ఆ వర్క్ చేసుకునేదాన్ని 8 కొచ్చాక మళ్ళీ వర్క్ చే ఏదో ఒకటి ఉంటది.
హ్మ్. హ్మ్.
మళ్ళీ హస్బండ్ వచ్చాక 12కి మళ్ళీ నేను ముందేళ్ళిపోకూడదు ఫ్లాట్‌కి.
ఓహ్! మళ్ళీ అదొక ప్రాబ్లమ్. హ్మ్. హ్మ్.
నిద్రోస్తున్న వెళ్ళకూడదు. హ్మ్. వచ్చాక ఎల్ల ఇట్లా జరిగిన తర్వాత, నేను కాదు అంటే నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఒక బాబు పుట్టడం జరిగింది. అప్పుడైతే ఇంకా కరాకండిగా చెప్పేసానన్నమాట.
హ్మ్. హ్మ్.
ఇలా అయితే కాదు. నేను ఉంటే ఇక్కడన్నా ఉంటా. లేపోతే అక్కడన్నా ఉంటా. బట్ నేను ఈ పసిపిల్లాడిని అప్పుడు పసిపిల్లాడిని కూడా అట్లా తిప్పమన్నారు.
హ్మ్. ఓహ్! అది తప్పండి. హ్మ్.
ఇప్పుడు ఆ బాబు ఎప్పుడు పడుకుంటాడో తెలీదు. నేను పన్నెండింటికి బాబుని తీసుకొని ఎట్లా యెళ్తాను?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
మళ్ళీ 6కి బాబుని తీసుకొనెట్లా ఒస్తాను? సో, నేనైతే చెప్పేసానన్నమాట. ఇంకా ఏమైనా అనుకోని ఏదన్నా అవ అవ్వని.
హ్మ్. హ్మ్.
అయితే, ఇక్కడన్నా ఉంటాను లేపోతే, అక్కడన్నా అన్నా ఉంటాను.
అంటే, మీరు డైరె‌క్ట్‌గా ఇంట్లో చెప్పారు.
ఆ! చెప్పేసాను. ఇంకా, ఇంక ఓపిక పోతుందంటారు చూసారా? ఒక సర్‌టేన్ పీరియడొచ్చాక.
హ్మ్. అవునవును. హ్మ్. మనం ఇబ్బంది పడుతున్నాం అంటే చెప్పాలండి ఖచ్చితంగా కాదు అని.
ఆ ట్ ఇప్పుడు నాతో పాటు నాకు ఇంకొక బాబు గూడా ఉన్నాడు గదా!
అవును. ఇప్పుడు బాబుని కూడా ఇబ్బంది పెడుతున్నారంటే అదసలు కరెక్టే కాదు. మీరు చేసింది చెప్పాలంటే నిజంగా అదే, అదే మంచి పని.
ఇంకా స్టాండ్ తీసుకోక తప్పలేదన్నమాట. అది నచ్చలేదు యాక్చువల్లీ ఆళ్ళకి.
హ్మ్. హ్మ్. హ్మ్.
నచ్చకపోయినా అంటే, ఎలా అంటే, ఇప్పుడు మీరు చెప్తారు. ఫేస్ చేయాల్సింది నేను గదా! అది నాకు తెలుస్తుంది కదా! సో, ఇంకా ఏమైనా పర్వాలేదనయితే నేను స్టాండ్ తీసుకున్నాను.
అవును. హ్మ్. హ్మ్.
అప్పటినుంచి ఏంటంటే, కొంచెం నో చెప్పడం అయితే అలవాటు చేసుకున్నా నేను.
అలవాటయింది. తర్వాత మీ మీ వారు మీకు సపోర్ట్ చేసారా అండి ఈ విషయంలో?
ఆ! ఆ! 100% సపోర్ట్ చేశారు. ఎందుకంటే, మా బాబుని మా వారు, నేను తప్ప అంత కేరింగ్‌గా చూ ఎవరు చూసుకోలేదు. మా మదర్, ఫాదర్
హ్మ్. <smacks lips> అసలు తల్లి కన్నా కేరింగ్ ఎవ్వరూ చూసుకోలేరండి. కానీ, ఇందులో మీ వారు కూడా సాయం చేస్తున్నందుకు సంతోషంగుంది. హ్మ్.
అవును. అ మా చేశారు. సో, ఆయనకర్థమవుతుంది ఏంటనేది. ఇప్పుడంటే మా పేరెంట్స్ లేరు. ఇద్దరూ ఎక్స్‌పైర్డ్ అన్నమాట. సో, నా సైడ్ ఏం లేదు. ఇప్పుడు మా ఇన్ లాస్ ఇప్పుడు అత్తగారు, మామగారు చూసుకుంటారు. బేసికల్‌గా, వాళ్ళు చాలా మంచోళ్ళు. హ హార్ట్ పరంగా మంచిదే. కానీ, మా అత్తగారేంటంటే, ఆవిడ చెప్పిందే వినాలి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. వినాలి. ఓకే. ఆ!
వినాలి. ఆన్ ఆవిడికేంటంటే వంట చేస్తేనే ఆడపిల్లనమాట.
<chuckles> ఓహోహో! హొహొ! హ్మ్.
వంట పని, ఇంటి పని. నువ్వు చదువుకో ఏదైనా గాని నాకనవసరం.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఆహ్ ఆ మనస్తత్వమనమాట. అప్పటి నుంచి కాపోతే
అంటే పాత పద్ధతులు, పాత రోజులు ఇంకా అవే కొంత మంది అవలంభిస్తూ ఉంటారు. హ్మ్.
అవును. ఇప్పటికి అంతే. నా పెళ్లయి ఇప్పడికి ఒక 10 ఇయర్స్ అవుతది. నెక్స్ట్ ఇయర్‌కి. ఇప్పటికీ అంతే. కాకపోతే ఇప్పుడు కొంచెం నేను స్టాండ్ తీసుకొని నాక్ నేను చేయలేని వాటికైతే నో చెప్తున్నాను.
హ్మ్. హ్మ్.
అది వాళ్ళకిదే అంటే ఎలా అంటే "ఈ అమ్మాయికి పొగరు" అని అనుకున్నా పర్వాలేదని ఫిక్స్ <giggles> అయిపోయానన్నమాట.
<chuckles> అంతే అండి. అంతే. మీరు చేసింది ఇక నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అది. ఎందుకంటే ఎవరైనా మనం బాధపడేంత వరకు తీసుకురాకూడదు ఏ విషయాన్ని గూడాను. అంతవరకు పర్వాలేదు. మనం ఎదుటివాళ్ళు బాధపడకూడదు ఇది చేయాలా, అది చేయాలని. కానీ మనం ఇటువైపు కూడా ఆలోచించాలి కదా! న్యాయం ఎటుంది అని. అది కూడా అసలా ధైర్యం రావాలి ఎవరికైనా సరే.
అవును. <giggles> అంటే ఆ వాళ్ళకి ఎందుకు రాలేదో నాకర్థం కాలేదు. అంటే <smacks lips> ఒక పసిపిల్లాడిని కూడా ఎందుకలా తిప్పమన్నారో నాకు <chuckles> అర్థం కాలేదన్నమాట అప్పుడు.
కానీ ఆ ధైర్యం మీలాగా చాలా మందికి ఉండదు. అంటే మీరు ఆహ్, ఎలా అయిన సరే నేను నా కోసం, నా బాబు కోసం నించోవాలి అని అనుకున్నారు. మీరా పని చేసారు. కానీ చాలా మందికి ఆ ధైర్యం ఉండదు.
అవును. కానీ నో అని నేను ఫస్టు ఆహ్, వాళ్ళకి చెప్పలేదు. మా హస్బండ్‌కే చెప్పాను. <smacks lips> అంటే ఇక్కడన్నా ఉంటాను లేపోతే నా వల్ల కాదు. అంటే, పాపం ఆహ్, ట్రూలీ స్పీకింగ్ తనే స్టాండ్ తీసుకున్నాడు.
హ్మ్. హ్మ్. హుహు.
<smacks lips> నా సైడ్ నుంచి తనే స్టాండ్ తీసుకొని, వాళ్ళ పేరెంట్స్‌కిళ్లి అట్లా కాదమ్మా ఇట్లా, అట్లా అని చెప్పుకొని
హ్మ్. హ్మ్.
అ అటు నన్ను సాటిస్ఫై చేసుకొని, అటు వాళ్ళని సాట్ మధ్యలో పాపం చాలా బాలన్స్ చేసుకొచ్చాడనే చెప్పాలి.
హుహు. హ్మ్. ఆ! ఓహ్! హ్మ్.
హుహు.
బాగుందండి. చాలా బాగా చెప్పారు యాక్చువల్‌గా. కానీ, ఇం మీరు ఇలాంటి విషయాల్లో ఇలా తీసుకొని, ధైర్యంగా నిలబడగలగడం అనేది చాలా గొప్ప విషయం అసల చెప్పాలంటే.
హుహు. హ్మ్. అవునవును. అందుకే ఆహ్, ఇంకా అప్పటినుంచి కొంచెం ఏంటంటే, నేను చేయలేకపోతే మటుకి చేయలేను అత్తమ్మా, అట్లా చెప్పడమయితే నేర్చుకున్నాను. అంటే వాళ్ళు దానికి <smacks lips> ఎట్లా అంటే తిను ఆహ్, తినకీ కొంచెం పొగరు అని అనుకున్నా పర్వాలేదు. కాపోతే
హ్మ్. హ్మ్, హ్మ్. ఏమనుకున్నా పర్వాలేదనుకున్నారు.
నా పీస్ ఆఫ్ మైండ్ నాకుండాలి. నా టైం నాకుండాలి. నేను నా బాబుతో చూసుకోవాలి. వాడికి ఇంకా నేను తప్ప లేరు. నాకు వాడు తప్ప లేరు. ఇ ఇదైతే నేను బలంగా పెట్టుకున్నానన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్.
ఇప్పటికీ కూడా, పండగేమన్నా వస్తే నన్ను అంటే పక్క ఫ్లాటే. ఎక్కడికో కాదు. ఆహ్, ఏ బ్లాకు, బీ బ్లాకు అట్లా ఉంటాదన్నమాట.
హ్మ్. హ్మ్. హుహు.
ఇప్పటికీ కూడా పండగ అట్లా వస్తే, "పొద్దున్నే మూడింటికి రా, రెండింటికి రా" అంటారు.
<chuckles> హ్మ్.
ఆహ్, స్టార్టింగ్‌లో ఒక 1 టైమ్ ,2 టైమ్స్ వెళ్లా కానీ తర్వాత బాబు ఏడవడం, మా హస్బాండ్ ఫోన్ జేయడం
హ్మ్.
ఇట్లా జరిగినాయన్నమాట. ఇట్లా జరిగేసరికి నేనింకా చెప్పాను, ఆహ్, అవ్వదు అత్తమ్మ. పొద్దున్నే రావడం అంటే కావాలంటే ఏడింటికి ఎనిమిదింటికి వస్తాను. నన్నైతే పొద్దున్నే రమ్మనొద్దు, రాత్రిపూట రమ్మనొద్దు. నేనైతే రాలేనని ఇంకా చెప్పేసాను.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. ఆవిడ ఎలా తీసుకోవడం మొదలుపెట్టారు? ఇలా మీరు కొన్ని విషయాలకి కాదు అని చెప్తున్నప్పుడు ఆవిడెలా రియాక్ట్ అయ్యేవారు?
సో, అప్పుడైతే అది ఒక వెటకారపు మాటలుంటాయి చూసారా! "సర్లే, నీ ఇష్టం." అట్లా ఉంటది చూసారా టోన్.
హుహు. హ్మ్. హ్మ్, ఓకే.
అట్లా వచ్చేది. బట్ ఏంటంటే నేనే ఇంకా లైట్ తీసుకోవడం స్టార్ట్ చేసేసా.
ఓహ్!
<giggles>
చాలా చక్కగా వివరించారండి. అసలు కాదు అని మనం ఎలాంటి సందర్భాల్లో చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది చాలా బాగా వి విడమరిచి చెప్పారు. నిజంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి ధైర్యంగా ఒక స్టాండ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఎలాంటి సందర్భాల్లో అయినా.
హ్మ్. థాంక్ యూ అండి.
చాలా బా చెప్పారు. కచ్చితంగా మళ్ళీ కలుద్దాం అండి.
సరే హ్మ్. థాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.
ధన్యవాదాలు.
ధన్యవాదాలు.